ఆ! తప్పకుండా అండి. నేనూ వర్క్ చేసేదాన్నండి. మీరన్నట్టు తొమ్మిదింటి నుంచి రాత్రి 1 దాకా కూడా చేసేదాన్ని. మా ఆఫీస్ వాళ్ళేంటంటే. ఆ! అండి. చాలా టార్చర్. మీకు <chuckles>
అయ్యో! తొమ్మిదింటి నుంచి ఒకటింటి వరకు. ఓకే. అసలంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి మీకంత సేపు వర్క్ చేయడానికి. అసలు మోటివేషన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు?
అది మెయిన్‌గా ఏంటంటే అదేదో అంటాం గదండీ! సంతోషంలో ఒక బాధన్నట్టు. ఈ లాక్‌డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌లొచ్చాయి గదా! సో ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఏమయ్యేది అంటే పొద్దున తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఉండేది ఆఫీస్. ఎళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చినామా అన్నట్టుండేది.
అవునవును. అవును. పని జేసుకున్నా వచ్చామా మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మన లైఫ్ మనదే. మనం ఏ ఏమైనా చేసుకోవచ్చు.
మనది ఫ్యామిలీ‌తో గడపడం ఇలాంటివి జరిగేవి. కానీ అక్కడ ఏమైందంటే లాక్‌డౌన్ వచ్చిన తరువాత వాళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకున్నారన్నమాట. ఏ టైమ్‌కి చేసినా వీళ్ళు రెస్పాండ్ అవుతారులే. ఏ టైమ్‌కైనా ఏ వర్క్ అయిన ఇవ్వచ్చులే అన్నట్టుగా.
అవును. అవును. ఒక మెసేజ్ పెట్టడమే కదా! ఒక మెయిల్ పెట్టడం. లేకపోతే ఆ మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోనో, గూగుల్ మీట్‌లోనో ఒక మెసేజ్ పెట్టేస్తే
ఆ! డైరెక్ట్‌గా అండి, ఇప్పుడు టీమ్ వాళ్ళు ఒకరి దగ్గర పరిచయం పెరిగిందనుకోండి. ఇంకేంటి ఆ! డైరెక్ట్‌గా కాల్ చేసేయడమే వచ్చి కనెక్ట్ అవ్వు ఇది చేసివ్వు. ఈ గ్రూప్‌లో టీమ్ మెంబర్స్ కూడా ఇంకా ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ అయ్యుంటారా! వాళ్ళకేంటి అంటే రోజంతా ఎంజాయ్ చేస్తారు. నైట్ మాత్రం వస్తారు వర్క్ చేయడానికి.
అదే గదా! అవును. అప్పుడు కూర్చుంటారు. అదే పొద్దున్నంతా ఏదో ట్రిప్‌లకెళ్ళటం. సినిమాకెళ్ళటం. ఇన్ని షికార్లు అన్నుంటాయి. ముందు చెప్తారనమాట. ఆహ్, అంటే టీమ్ మెం మీరన్నట్టుగానే టీమ్ మెంబర్స్ ఫ్రెండ్స్ అవుతారు కదా! వాళ్ళకి చెప్తారు. నేను ఇట్లాగా ఇవాళ వేరే పని మీదెళ్తున్నాను. కొంచెం నా వర్క్ చూస్తావా సార్ వస్తే ఏమన్నా చెప్తావా అని చెప్పేసి మనకి ఒక ఆహ్, అప్పటి వరకు పని అప్పచెప్పేస్తారు. తర్వాత వచ్చేసి ఏమైందివాళ కొంచెం ఆ కేటీ ఇవ్వా! అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తా నైట్ ఎప్పుడో కొంతమంది రెండింటికొస్తారు, ఒకటింటికొస్తారు అప్పుడు చెప్తారు అప్పుడొచ్చి ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు నిజంగానే.
ఆ! అదే. అదే. ఆ! అదే గదండి! సో అట్లా అయ్యేదన్నమాట. అసలు నా పనంతా నేను చేసేసుకొని అబ్బా! అర్లీగా ఈరోజు లాగౌట్ చేద్దాము అనే టైమ్‌లో కరెక్ట్‌గా అప్పుడు మెసేజ్ పెడతారు. అప్పుడొచ్చి లేదు ఈ వర్క్ ఈరోజే అయిపోవాలి. ఇది చేసి మనమేమో ఇంకా బాగా పరిచయం పెరిగిపోయి ఉంటది గదా! సో కాదనలేం అవుననలేము. అలా అలా కూర్చొని అలా టైమ్ అయిపోయి. అసలు ఫ్యామిలీతో గడపడానికి కూడా టైమ్ ఉండేది గాదు. ఎంత సేపు ఆఫీస్, ఆఫీస్, ఆఫీస్ అన్నట్టుగ ఉండేది. తర్వాత మెల్లి మెల్లిగా నేను రియలైజ్ అయ్యిందేంటంటే ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత వర్క్. ఎప్పుడు వర్క్ వర్కే అనుకుంటూ కూర్చుంటే మనకి ఫ్యామిలీ టైమింగ్ అనేది పోతది. <smacks lips> అంటే ఆ బంధం ఉండదు గదండీ!
అనే టైమ్‌కి అప్పుడొస్తారింక. ఆ! ఓకే. అంతే కదా! అసలు మనం వర్క్ చేసేదే మన ఫ్యామిలీ కోసం గదా! ఇంక వాళ్ళతో గడవకపోతే ఇంకెందుకండీ ఈ వర్క్ చేయటం చెప్పండి.
అదే గదండీ! ఇంకా అందుకే ఎప్పుడైతే నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అనుకున్నానో అప్పడినుంచి <smacks lips> ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాననమాట. ఈ టైమ్ వరకే చేయాలి దాని తర్వాత కొన్నిసార్లు ఉంటదండి. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో పర్లేదు. ఇప్పుడు కొన్ని డిప్లాయిమెంట్స్ అఅని అవని అలాంటప్పుడు మనం సాయం జేయొచ్చు.
ఎప్పుడో ఒకసారి వారానికొకసారో లేకపోతే నెలకో నో రెండు మూడు సార్లో అయితే అనుకోవచ్చు.
ఆ! ఎప్పుడైనా ఇంక ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పర్లేదు అనుకోవచ్చు. కానీ అలా అని ప్రతిరోజు మన సమయాన్ని వాళ్ళ కోసం కేటాయిస్తూ పోతే అసలు కుటుంబంలో ఒక అటాచ్మెంట్ అఅనేది ఉండదు. సో దానివల్ల నేనేంటంటే నాకు బాగా రియలైజ్ అయిందంటే ఆఫీస్ ఆఫీస్ వర్కే. ఫ్యామిలీ ఫ్యామిలీ. ఆ టైంలో అదే చేయాలి వీళ్ళకివ్వాల్సిన టైం వీళ్ళకివ్వాలి. సో అలా నాకు నేను
ఇంకా తప్పదనుకున్నప్పుడు చేయాల్సొచ్చిద్ది. అవును. కొన్ని కొన్ని సార్లు ఏమవుద్దంటే ఫ్యామిలీ టైమే కాదు. మనం నిద్రపోవడానికి కూడా సమయం దొరకదు.

ఆ! మద్దతంటే మేనేజర్ అన్నా అంటే అలా కాదు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా! ఆయన వర్షన్ ఏంటి? "వర్క్ ఫ్రామ్ హోమే కదా! ఫ్లెక్సిబుల్‌గా ఉంటది కదా! మీరేం కంటిన్యూ‌గా పని చేయరు కదా!"
ఆ! వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 24 గంటలు చేస్తారా ఏంటి వర్కు?
అదే కదండీ! ఆయనంటాడు "మీరే కంటిన్యూగా" అంటే "మీరేం కంటిన్యూగా పని చేయరు కదా!" అంట. కంటిన్యూగా పని చేయకపోవడం ఏంటండీ ఇక్కడ టీమ్‌లో ఎవరో ఒకరు కాల్ చేస్తానే ఉన్నారు. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ఇలా జరుగుతుంది అసలవ్వట్లేదు హెల్త్ కూడా పాడవుతుంది. ఫ్యామిలీతో గూడా ఉండడానికవ్వట్లేదు అని ఆయనకి క్లియర్‌గా చెప్పాననమాట. ఇంపార్టెంట్ ఉన్నప్పుడైతే నేను లాగిన్ అవుతానండి. ప్రతిసారి అవ్వడం అంటే కొంచెం కష్టం. ఇలా అవ్వద్దు అంటే మెల్లిగా
ఓకే. అసలు ఈ మేనేజర్‌లు వాళ్ళు, వాళ్ళు వర్క్ చేసేది ఏమి ఉండదు. కానీ మన మీద మొత్తం వర్క్ పెట్టేసేసి వర్క్ మనం మా మనం మాత్రం 24 గంటలు చేయాలి. వాళ్ళు రోజులో ఓ 2 గంటలు గూడా జేయరు సరిగ్గా చెప్పాలంటే.
బాగా అండి. ఆళ్ళు మీటింగ్స్ అటెండ్ అవుతారు. యెళ్ళిపోతారు. <giggles>
అది వాళ్ళకేం తెలుసు అంటే వాళ్ళ వరకొచ్చేసరికైతే వాళ్ళదంటే లైఫూ. మనది ల జీవితం కాదు. మనం ఏంటంటే వాళ్ళ కింద కూలీలవనమాట ఇంకా.
ఆ! అదే కదండీ! మా మేనేజర్ అసలు ఎన్ని లీవ్స్ పెట్టేవాడో తెలుసా అండి. నాకనిపిస్తుంది. మనకు మాత్రం లీవులియ్యరు. వీళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని లీవ్‌లు అసలు అవైలబులే ఉండేవాళ్ళు కాదు సరిగ్గా.
ఆ! మనం అడిగినప్పుడు మాత్రం ఫుల్ ఎక్స్‌లపేషన్ ఇవ్వాలి, లెటర్‌ రాయాలి, ఈమెయిల్‌లు పెట్టాలి ఇన్ని చేయాలి. వాళ్ళు మాత్రం అసలు అంటే మికప్పుడు అనిపిచ్చిందా మనసులో కూడా వా ఇందాక మీకు జ అన్నారు కదా! వర్క్ చేయాలి. ఎప్పుడో ఫ్లెక్స్ ఫ్లెక్స్‌బుల్ గానే ఉంటుందని అనంగాల్నే మీకు లోపల అనిపిచ్చిందా వీడు నువ్వు మాత్రం వర్క్ చేయవు గానీ మేము మాత్రం వర్క్ చేయాలని చెప్పేసి.
ఆ! <chuckles> తప్పకుండా అండి. మనకు ఫస్ట్ ఇన్నర్ ఫీలింగదే ఉంటది కదా! అన్నీ టీమ్‌లో తోసేసి ప్రశాంతంగా ఉన్నావు. నీకేం తెలుస్తుంది మా బాధ అన్నట్టుగా. <chuckles> ఇంకా మనసులో అనుకోవడం అన్నమాట. <sniffs>
అ! ఆ! <chuckles> ఓకే. అయితే మరి ఆ! అయితే మరీ వర్క గురించి అయిపోయింది. వర్క్ గాకుండా మనకి అప్పుడప్పుడు సెలవులనేవిస్తా ఉంటారు. సెలవులంటే, వీకెండ్సు, శనివారాలు, ఆదివారాలు సె అప్పుడు గూడా పని చేపించుకుంటున్నారా. లేపోతే అదన్నా మీకొదిలేస్తున్నారు శనివా ఆదివారాలైనా?
ఆ! అవునవును. ఆ! అడుగుతారండి యాక్చువల్‌గా శనివారాలు కొన్ని డిప్లొమెంట్సుంటయి. అప్పుడేంటి అంటే మనల్ని బలవంత పెట్టలేరు వర్క్ చేయమని. కాకపోతే అడగడం అయితే అడుగుతారండి. ఎలా ఉంటది తెలుసా మా టీమ్‌లో, శుక్రవారం మొదలు పెడతారు. గురువారం లేదా శుక్రవారం, "ఎవరైనా శనివారం పని చేస్తారా? ఎవరికైనా యాక్సెప్టెడ్ ఉందా?" అది, ఇది అని అడగడం మొదలుపెడతారు. కానీ నేను దా
ఓకే. ఆ! అప్పుడెంత ఐస్ పెడుతా ఐస్ పెడతారు కదా! మెల్లగా అడగటంలో గూడా. సో, అప్పటిదాకేంటంటే
ఆ! అండి బాగా మీకు అది వస్తది, ఎక్స్‌ట్రా పేమెంట్లొస్తాయి. అది ఇది అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో, మాకేంటి అంటే
ఆ! చేసేవాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది. ఎక్స్‌ట్రా పేమెంట్‌లు కోసం.

ఆ! అండి. ఒకసారి బాగా వారమంతా ఇంక నైట్ ఒంటి గంట దాకా గాదు. ఏదోక ఎర్రర్లొచ్చాయి అదోచ్చాయని బాగా అందరిని టీమ్ అందరిని తిడుతూనే ఉన్నారనమాట. మీరేంత పని చేసినా ఇట్లా ఒచ్చాయి, అలా ఒచ్చాయని సో దానివల్ల అందరం అన్ని టైమ్‌లో అవైలబుల్ ఉండాల్సొచ్చింది అప్పుడు కొంచెం. సో ఆ వీక్ బాగా స్ట్రెస్ ఎక్కువ అయిందన్నమాట. సో అలాంటైమ్‌లో ఏమైందంటే బయటికొద్దు, ఏమొద్దు. మా ఇంట్లో వాళ్ళు షాపింగ్‌కేళ్దామన్నా గూడా ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే ఇష్టం. కానీ అద్ దానికేళ్ళడానికి గూడా ఇంట్రెస్ట్ పోయిందన్నమాట.
ఓకే. ఆహా! అదే గదా! అయ్యో! ఆ!
<sniffs> ఇంక షాపింగ్ ఒద్దు, నాకేం ఒద్దు. మీరేం కావాలో అన్నీ యెళ్లి జూసుకొని రండి. నేను మాత్రం ప్రశాంతంగా పడుకుంటాను. అని చెప్పేసి ఆ 2 రోజులు అసలు ఎటూ గదలలేదండి. ఆ 2 రోజులు గూడా నాకేందుకో సరిపోలేదు. అంటే బాగా హెడేక్ ఇవన్నీ మళ్ళీ మ సోమవారం గూడా లీవ్ పెట్టాల్సొచ్చింది.
అబ్బా! ఇంక మళ్ళీ సోమవారం ఒచ్చిందంటే మళ్ళీ మనకి స్టార్ట్ ఇంకా నరకంలోకి ఎంట్రీ. మళ్ళి రీ ఎంట్రీ ఒచ్చేసిద్దిగా. సోమవారం అనంగాల్నే ముందు 2 రోజులు బానే ఉండుద్ది. ఎప్పుడైతే నెక్స్ట్ తరువాత రోజు నైట్ పడుకొ
అదే గదండీ. కానీ ఆ 2 రోజులు గూడా ఎంత ఫాస్ట్‌గా అయిపోతదండి అసలు. పేరుకు మాత్రమే శనివారం, ఆదివారం.
అదే గదా! మాములుగా కావాలన్నప్పుడు అవ్వదు. ఆ శని వా ఆదివారాలు మాత్రం ఎంత ఫాస్ట్‌గా అయిపోతాయంటే, ముందు ఆదివారం నైట్ పడుకునేటప్పుడే భయం స్టార్ట్ అయిపోద్ది. అయ్యా! రేపన్నుంచి వర్క్ ఎళ్ళిపోవాలి జేప్పేసి.
అదే గదండి. ఇంకక్కడితో మొదలవుతది. అబ్బా! ఈ 5 రోజులు మళ్ళీ మొదటికొచ్చింది అని. ఎప్పుడు మళ్ళీ శుక్రవారం ఒస్తదో కాస్త రిలాక్స్ హమ్మయ్య! ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్‌గా పని జేసుకుంటే <laughs>
ఆ! ఎప్పుడైనా అనిపిచ్చిందా? ఈ జాబ్‌లియన్నీ మన వల్ల కాదురా! ఎప్పుడైనా ప్రశాంతంగా ఇంట్లోనే ఉందాం. అని జేప్పేసి అనుకున్నారా?
ఆ! అండి. చాలా సార్లనిపిచ్చింది. ఏదైనా ఓన్ బిజినెస్ సెట్ జేసుకుంటే పోలే. ఇలా ఒకరి కింద పని జేయడం వీళ్ళని లీవులడగడం, ఇవన్నిటికంటే చాలా నరకంగుంది. దీనికన్నా ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటే మనకిష్టం ఒచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. లే
ఇష్టం ఒచ్చినప్పుడు ఓపెన్ జేసుకోవచ్చు. డబ్బులు కావాల్సినప్పుడు బిజినెస్ పెడతాం. లేపోతే చేయాలనుకున ఒద్దనుకున్నప్పుడు ఇవాళ షాప్ క్లోజ్ అని చెప్పేసి క్లోస్
అదే గదండీ. అంటే కొంచెం రెస్ట్ గూడా ఉంటది. మనమేక్కడికైనా ఎళ్ళాలన్నా, చెయ్యాలన్నా అంటే అది మన చేతిలో ఉంటదనమాట. కానీ ఇక్కడ పరిస్థితులు అలా ఉండవు.
నిజంగా అదే గదా! ఇంకా అదింకా మనం ఇష్టంగా జేసినప్పుడే ఇంకెక్కువ రోజు మొత్తం జేసినానే మనం చేసుకోగలం. అయే ఎందుకంటే మన బిజినెస్ గాబట్టి, ఇష్టంగా చేసుకుంటాం గాబట్టి.
ఆ! అదే గదండి. అదే ఆఫీస్ అనుకోండి ఎంతసేపు వీళ్ళని లీవడగాలి. మా ఆఫీస్‌లో ఏంటంటే నెల ముందే అడగాలంటా. రెన్నెల్ల ముండు ఎలా తెలుస్తదండి. అసలెవరికైనా ఏ పనులోస్తాయని? ఎప్పుడైనా ఎమర్జెన్సీలు ఉంటాయిగా.
అదేగా! 2 నెలల ముందు ఎవడు ప్లాన్ చేసుకుంటాడు చెప్పండన్ని?
అదే గదండి మా మానేజర్ లీవడిగితే జాలు మీరు ముందు చెప్పాలి గదా! అంటారు. ఎక్కడి నుంచి ముందు జేప్పేది అప్పుడప్పుడు ఇపుడు ఫంక్షన్లనేవి కొన్ని అప్పుడప్పుడు అనుకోకుండా ఒస్తు ఉంటాయి గదా!
అదే గదా! ఇప్పు అది <chuckles> ఇప్పుడు వాళ్ళు చెప్పేవి గూడా ఎలా ఉన్నాయంటే ముందు మనకి వాళ్ళని కొట్టాలనిపించిద్ది అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు.
ఎ అదే గదండీ. వాళ్ళకేంటి బా జేప్తారు అనుభవించేది మనంగా. <laughs>
మనం గదా! వాళ్ళకేందెలుసు. అయితే బాగా చెప్పారు ఈ పని మీద ఆధారపడకుండా సంతోషాన్ని మీకు దేంట్లో లభిస్తుందో, అది చాలా బాగా వివరంగా వివరించారండి. అయితే మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
హ్మ్. తప్పకుండా అండి. మళ్ళీ కలుద్దాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు. ధన్యవాదాలండి.

ఆ! అదే గదండీ! అసలు నిద్ర ఉండదు. ఆరోగ్యం గూడా ఉండదు. ఇంక నేనేం చేస్తా దొరికిన ఆ కొంచెం టైం గూడా నిద్ర ఉండదు కాబట్టి పడుకుంటా. మళ్ళీ లేచాక వర్క్. <smacks lips> ఎంత సేపు ఇదే అయిపోతుంది తప్ప. అసలింక వేరే ఎంజాయ్‌మెంట్, బయటికెళ్ళడాలు, <chuckles> ఇదేది లేకుండా అయిపోతుందన్నమాట. సో దానివల్ల కం
అవును. ఇంక మొత్తం టైం అంతా అక్కడే అయిపోతే ఇంక మనం ఏం జేస్తాం చెప్పండి. ఇంక మొత్తం ఈళ్ళే తినేస్తన్నారు గదా! ఈ ఆఫీస్ వాళ్ళు. వాళ్ళ స్వలాభం కోసం మన చేత పనులు జేపిచ్చుకుంటారు. వాళ్ళు మంచి ప్రాజెక్టులు తెచ్చుకుంటారు. డబ్బులు సంపాదిచ్చేస్తారు. వాళ్ళిచ్చే చిల్లర కోసం మనవేమో రోజు మొత్తం కష్టపడాలి.
అదే గదండీ! వాళ్ళకొచ్చే దాంట్లో మనకి 10% గూడా ఇవ్వరు చెప్పాలంటే.
అదే గదా! వాళ్ళు ఓ లక్షలు లక్షలు మనకి ఒక 1,00,000లో ఎంత ఇస్తారండి మహా అయితే ఒక 2000, 3000 ప్రతి ప్రాజెక్ట్‌కి. అంతే గదూ మనకొచ్చేది. ఒక వ వన్ పర్సెంట్ కూడా వొచ్చిద్ద
ఆ! అదే గాని మన చేతికొచ్చేసరికి అదంతే వస్తదింక.
అలాంటి వాళ్ళకు ఏదో మనం ఎనలే కొంతమంది ఎలా కష్టపడిపోతారంటే కంపెనీ ఏదో వాడిదన్నట్టు కష్టపడిపోతారు.
హ్మ్. అదే గదండీ! సో దానికి అప్పడినుంచి మెల్లిమెల్లిగా నాకంటూ కొన్ని హాబీస్ సెట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకు వర్క్ చేసి చేసి, మైండు కూడా బాగా స్ట్రెస్‌గా అనిపిస్తది గదండీ! అందుకే రోజు మార్నింగ్ కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం. కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడం. తర్వాత ఫ్యామిలీస్‌తో కలిసి
అవును. అవును. అవునా! అంటే రొటీన్ ఎలా మార్చుకున్నారు రొటీన్ అప్పుడు ముందు రొటీన్ కంటే? అసలేం ఏం ఏం ఆ రొటీన్ ఎలా స్టార్ట్ జేశారు కొత్త రొటీన్‌ని చెప్పండి?
అ కొత్త రొటీన్ అయితే మళ్ళీ నేను ఇంకా మార్నింగ్ టైమ్స్ ఎక్సర్‌సైజ్‌తో మొదలు పెట్టానండి. అంటే కాసేపు ప్రశాంతంగా లేచాక యోగ అలా చేసుకోవడం, లేదా వాకింగ్‌కెళ్ళడము. <smacks lips> ఒక్కొక్క రోజు ఒక్కొక్కటనమాట. సో అలా మ్యాక్సిమమ్ అయితే మార్నింగ్ టైమ్స్ యోగానే చేసుకుంటా అండి. తర్వాత ఫుడ్.
ఓకే. ఓకే. ముందైతే ఫిట్‌నెస్‌ని స్టార్ట్ జేశారన్నమాట మీరు వెంటనే రొటీన్‌లో. ఫిట్‌నెస్ పెట్టేశారు.
ఆ! అంటే ఇప్పుడేం జేయనండి? ఆ కూర్చొని కూర్చొని అసలు నడుములు నొప్పి పుట్టేశాయి. <smacks lips> కంపల్సరీ‌గా ఇంక కూర్చోవాలి గదా! అంతసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చొని
అవును. అసలు ముందు అనారోగ్య సమస్యలు మొదలవుతుందే అక్కడ. దాని ముందు కూర్చొని ముందు కళ్ళు నొప్పులు, తర్వాత నడుము నొప్పులు, ఆ!
ఆ! అండి. కళ్ళకి గూడా బాగా ఎఫెక్ట్ అనమాట. <sniffs> అసలు కళ్ళు గూడా మంటలు పుట్టేవి. ఇవన్నీ గాదు అసలు మనం ఎంత సంపాదిచ్చినా ఆరోగ్యమే సరిగ్గా లేకపోతే ఏం జేసుకుంటాం తర్వాత? ఫ్యామిలీ టైమ్ ఉండదు. ఆరోగ్యం ఉండదు. <smacks lips> సో అప్పడినించి
అదే గదా! ఎప్పుడో కొంచెం పెద్ద ఏమన్నంటే ఒకప్పుడు కిడ్నీ సమస్యలు పెద్దవాళ్ళకొచ్చేయి. ఇప్పుడేంటంటే మనకే వ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది కిడ్నీ సమస్యలు ఇవన్నీ.
అవునండి. ఇప్పుడు 30 ఏళ్ళకే, 25 ఏళ్లకే ఆ కిడ్నీలకి ఎప్పుడు ఎవర్ డాక్టర్ దగ్గరికెళ్తే చాలు ఆ స్టోనులని <chuckles>
అం అదే గదా! ఇది ఏంటో! ఒకప్పుడు ఎక్కడో వినేవాళ్ళు ఇలాంటి కేసులు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటి కామన్ అయిపోయిందన్నమాట. ఇది ముం
ఆ! అదే గదండీ! మెయిన్‌గా ఏంటి అంటే అందరూ పనుల మీద పడి అది ఇది నీళ్ళు తాగడం గానీ, బ్రేక్స్ తీసుకోవడం గానీ, సరిగ్గా తినడం, తాగడం అన్నీ తగ్గిపోయాయనమాట. <smacks lips> ఆ పని మీద ధ్యాసతో.
కాదిప్పుడు నీళ్ళు ఇయన్నీ కూడా మనం టేబుల్ ముందు కూర్చున్నప్పుడు అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాం గదా! లెగవకుండా. ఇంకీ తిరిగే పనేముంది మనకి.
హ్మ్. అదే. అసలెటూ కదలకుండా ఇప్పుడు ఏం కావాలన్నా కూర్చున్న దగ్గర నుంచే మొత్తం పనులయిపోతున్నాయిగా. మనకి ఇప్పుడు ఈ బ్లింకిటులు, జెప్టోలు అన్నీ వచ్చి కావాల్సిన సరుకులు గూడా 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటే
ఇవొచ్చిన తరువాత ఇంకా ఇబ్బందయిపోయింది. అదే గదా! వాళ్ళెంతలవాటు జేశారంటే ఇప్పుడు ఒకప్పుడు షాప్ కిందే ఉండిద్ధి. యెళ్లి తెచ్చుకోవచ్చు. కానీ బ్లింకి‌ట్ వోడే పైకొచ్చి తీసుకురావాలి. అది రూల్ అయిపోయిందన్నమాట <giggles> ప్రతి ఒకళ్ళకి.
ఆ! అదే. అదే. సో అంతగా అలవాటు పడిపోయాం అనమాట. అంటే ఏముందిలే తెచ్చిస్తారు గదా! ఆర్డర్ పెడితే పోయింది. ఒక్కసారి దానికలవాటు పడ్డామంటే ఇంకొకసారి లేచసలు షాపుకి గూడా యెళ్ళలేము.